చు అంటే
అంటే ఆహ్, మీరు దాపెట్టుకోవడం జరిగిందా అండి? అవన్నీ దాపెట్టుకోవడం వల్ల మీకు
చ ఆ! ఉన్నాయండి. ఇప్పడికి ఉంది నా దగ్గర. ఇప్పడికి గూడా ఉన్నాయి నా దగ్గర. మా తాత దగ్గర ఉండేవన్నీ నేను క్యాచ్ జేసినను, మా ఫాదర్ దగ్గర ఉన్నయన్ని గుంజేసుకున్నాను. <giggles> గుంజేసుకొని నేను గూడా వెట్టేసుకున్నా. ఇంకా నేనంటే నేను ఆల్మోస్ట్ ల్ ఒకా 5-6 కంట్రీస్ ట్రావెల్ జేశ్నా అండి. అక్కడ ఏవైతే వింత వింతగా ఉన్న నోట్స్ గాని లేకపోతే డిఫరెంట్‌గా కొంచెం కరెన్సీ, అవన్నీ నేను గేథర్ జేషి నాకు అదొక హాబిట్ అండి. అంటే దాని వల్ల పెద్దగా ఒచ్చిన మార్పైతే ఏం లేదు కాకపోతే ఏందంటే ఆహ్, అది నాకు మంచి అలవాటంటే ఆహ్, ఆ అలవాటు ఏదో ఒక రోజు ఒక పెద్ద దాయ్ మ మార్పుకు దారి దీస్తదన్న నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఆహ్, ఈ రోజుల్లో <sniffs> ఆహ్, అంతరించిపోతున్న ప్రతి ఒక్క నోటుని లేకపోతే అంటే యూజ్ జేసిన కరెన్సీ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ జూడండి మనము ఆహ్, మన దగ్గర డీమానిటైజేషన్ అయిన తర్వాతికి చాలా వరకు ఆ నోట్స్ అన్నీ పడేషినం. కొ ఇది ఒక, ఒక స ఒక 20 ఇయర్స్ తర్వాతికి మీకు ఇదే నోటు
ఓకే. ఓకే. హ్మ్. అవును. అవునండి. నిజంగా. నిజంగా. ఖచ్చితంగా! ఖచ్చితంగా! లేదండి. మీరు పెద్ద మార్పు రాలేదంటున్నారు గానీ న నెక్స్ట్ జనరేషన్‌కి ఆ నోట్స్ అన్ని చూపెట్టొచ్చు అది, అది మంచి మార్పండి అది. అది, అది. ఆ!
చూపెట్టొచ్చండి. అవునండి. మీ అంటే మీరు నేను నా దగ్గర ఒక పైసా, 2 పైసా, 3 పైసా, డైరెక్ట్ 5 పైసలు మళ్ళీ 20 పైసలు ఇట్లా చాలా ఉన్నాయండి. ప్ అట్ <laughs>
ఓకే. ఓకే. ఓకే అండి. ఒక్ ఓకే. చాలా చాలా బాగా చెప్పారండి. అంటే ఆహ్, చిన్న చిన్న అలవాటు నుంచి పెద్ద పెద్ద మార్పుల గురించి చాలా చక్కగా వివరించారండి. మనం మళ్ళీ గలుద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం అండి. ధన్యవాదాలు.
షురండి. ధన్యవాదాలండి. మీతో మాట్లాడడం అంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఆహ్, నన్ను ఇంతవరకి ఎవరు ఇట్లా నన్ను ఆహ్, అడిగింది లేదండి. నాకు అంటే మీతో మాట్లాడుతూ ఉంటే, నేను మీరిచ్చిన ఆ అపార్చునిటీ న్ ఓపెన్ అప్ కావడానికి చేషిన ఆ ఓపెన్ అప్‌కి మీకు ఎంతగానో కృతజ్ఞుడునండి. <giggles> ధన్యవాదాలండి.

ఓహ్! ఓకే. మ మంచి మంచి అలవాట్లు అండి. అంటే ఆహ్, అలాంటివి ఉండాలండి. అంటే మీరు చిన్న, చిన్న అలవాట్లన్నారు కదండీ. అంటే సంప్రదాయపరంగా గానీ, కుటుంబ అంచనలకు ఆహ్, వెళ్ళే విధంగా గానీ కొన్ని, కొన్ని పరిసరాల అలవాట్లను కూడుంటాయి కదండీ. అలాంటివేమైనా జేశేవాళ్ళా అండి మీరు? అంటే ఆహ్, మన పరిసరాలను క్లీనింగ్ చేసుకోవడం, కొంతమందికి హాబిట్ లాగా ఉంటుంది. అలవాట్లు చిన్న, చిన్నవి ఉండే ఇప్పుడ్
హ్మ్. అది ఆహ్, అవునండి. అంటే ఉ ఉంటుంది. ఎందుకంటే ఆహ్, నాకంటే ఇంకొకటి ఆహ్, ఇంకొక చిన్న అల అలవాటు ఉన్నదండి నాకు. అంటే ఆహ్, హ్మ్ ఏవంటారు? ఆహ్, మనీ కలెక్షనండి అంటే ఆహ్, కరెన్సీ కలెక్షన్.
ఓకే అండి.
ఆచ్ ఆ కరెన్సీ కలెక్షను నాకు అ అంటే ఒక అలవాటది. <smacks lips> చిన్న అలవాటే. కానీ, పెద్
అంటే, కరెన్సీ కలెక్షన్ అంటే, చిన్నప్పుడు మనం హుండిలో అలా వేశి దాపెట్టుకుంటాం చూడండి. అది ఆ విధంగా జేశేవాళ్ళాండి మీరు?
ఆ! అంటే అది సేవింగైతది కలెక్షన్ గాదండి. <laughs> సేవింగ్ అంటే, ఇప్పుడు లైక్ ఆహ్, మనం న ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ముందు పొయ్ ఆహ్, ఏమంటారు కిడ్డీ బ్యాంక్ అంటరు కదా! కిడ్డీ బ్యాంక్! కిడ్డీ బ్యాంక్‌లో చిన్నచిన్నగా మనము ఆహ్, కాయిన్స్ దొరుకుతున్న పొద్ది దాంట్లో ఏస్తున్నాం. అది నిండిన తర్వాతకి ఏమైనా తీసుకపోయి కొనుక్కోవడము, లేకపోతే ఇంకైనా జేస్తాం. ఇది కలెక్షన్, కలెక్షనేంటే ఆహ్, డిఫరెంట్, డిఫరెంట్ నోట్స్ క కలెక్ట్ చేయడం. ఆహ్, అంటే ఇప్పుడు యూఎస్ నోట్సు లేకపోతే బంగ్లాదేశ్ నోట్, శ్రీలంక నోట్సు అట్లా క వే వేరైటీగున్నాయి లేకపోతే ఇండియాలో పాతకాల ఆ! సో
ఓకే. ఓకే. ఓకే. అవునండి. హ్మ్. హ్మ్. ఓహ్! ఓకే. గ్రేట్ అండి. గ్రేట్, గ్రేట్. ఆ! చాలా ఆ! అలాంటివుండాలండి నిజంగా బావుంది. వేరైటీ హాబిటండీ.
అది ఇప్పుడు ఈ రో నేను వి ఈ రోజులల్లో ఎవరి దగ్గర చూడట్లేదండి అట్లాంటియ్యీను.

అంటే ఆహ్, ఒక రకంగా అన్నారు కదండీ! ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారు? అంటే ఏ ఏ ఒత్తిడికి దారి తీయడమయిందా? లేకపోతే ఏమన్నా
ఆ! బాడీ పెయిన్స్‌లా బాడీ పెయిన్స్‌లాగా వచ్చేసినాయండి నాకు. ఏం జెయ్యకపోతే మార్నింగ్ అంటే బాడీ పెయిన్స్ అంటే అది నేను అలవాటయిపోయింది. నాకు జీవితంలో ఒక భాగమైపోయింది మార్నింగ్ ఎక్సైజనేది. సో అదీ చా అంటే మనం అలవాటు పడిపోయిన బాడీకి మనము ఆహ్, ఆ టైమ్‌కి మనము అది అందించకపోతే, మనం అది ఇబ్బంది పడిపోతామనేది నాకప్పుడర్థమయ్యేది. అంటే నేను దాని తర్వాతకి మళ్ళ ఎట్టి పరిస్థితిలో మనం మెయింటైన్ చేయ్యాలి, ఎక్సర్సైజ్ చేయాలి బాడీకి అవసరము.
ఓకే. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ జేయాలి, మెయింటైన్ జేయాలంటున్నారు గదండీ! అంటే ఏమన్నా టిప్స్ చెప్తా రాండి? అలా చెయ్యడం వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయో ఏమున్నేమున్నా పంచుకోగలుగుతారా అండి మాతో?
ఓహ్! షూరండి. ఇప్పుడు బెనిఫిట్స్ అంటంటే ఒక్కటండి. ఆహ్, మన ఆరోగ్యమన్నది మన చేతిల్లో ఉంటది. ఎవ్వరి చేతిలో ఉండదు. మనం మంచిగుంచుకోవాలంటే మంచిగుంటది లేదా అంటే మనము ఆహ్, చెడిపోవాలంటే చెడిపోతది. వేరొకటి ఇంకోటి ఏదంటే మన ఫుడ్డు అలవాట్లు. ఎక్సర్‌సైజ్ ఆళ్ళకు ఫుడ్డు ఆహ్, అలవాట్లు టైమ్ టూ టైమ్ పడుకోవడం, టైమ్ టూ టైమ్ తినడమండి. ఇవి మెయిన్ మనం ఏమి తింటున్నామనేది గాదు.
ఓకే. ఎ అంటే మీ రొటీనెలా ఉంటుందండి? అంటే ఉదయం లేవంగానే ఏ టైమ్‌కి లేస్తారు. మళ్ళీ పడుకోవడం ఏ ఏ టైమ్‌కి పడుకుంటారు?
సిక్స్ ఓ క్లాక్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ లేసామంటే 6, 7, 8, 8:00 వరకు బ్రేక్‌ఫాస్ట్ జేసేసి 8, 9 వరకు ఎళ్ళిపోవడం, ఎవరి పనులు వాళ్ళకి స్కూలుకి స్కూలు, కాలేజ్ కాలేజ్, ఆఫీస్‌కి ఆఫీస్ ఎటేల్లెటోల్లటు ఎళ్ళిపోతారు. మధ్యాహ్నం ఒంటి గంటకి జనరల్ 12:30-1:30 వరకు లంచ్ టైమ్ అది అయిపోతది. అయిపోయిన తర్వాతకి ఈవెనింగ్ 4-5 వరకు స్కూలు నించి గానీ ఆఫీసు నించి గానీ అందరూ ఇంటికొచ్చేస్తారు. వచ్చిన తర్వాతకి లైట్‌గా ఏమన్నా స్నాక్స్ చేస్తారింట్లో. అవి తినేసిన తర్వాతకి ఈవెనింగు మళ్ళా కొంచుం టీవీ చూడ్డము, హోంవర్క్ చేసుకోవడము లేకపోతే ఆహ్, జ్ డేలో ఏమైనా జరుగుతే వాటి గురించి మాట్లాడుకోవడము. ఫ్యామిలీలో డిస్కస్ చేసుకోడము. అవి జరిగేటి దాని తర్వాతకి డిన్నర్ చేసేవారం. మేము మాక్సిమం 7:30-8:30 వరకు ఇదీ డిన్నర్ జరిగిపోతదండి. <sniffs> అయిపే
ఓహ్! మంచి మంచి హాబిటండి అది. మంచి హాబిటసలు. 7-8 అనేది చాలా మంచి టైమింగండి డిన్నరు.
<giggles> అయితేలే ఎయిట్ థర్టీ అండి. 8 అంటే మరీ అంత ఎర్లీ‌గా అంటే 7:30-8:30 వరకు అంటే ఎవరికి వీధులైనట్టు వాళ్ళు తినేస్తూ ఉండేవారు. ఇంకొకటి ఏందంటే పిల్లలు తినేసేవాళ్ళండి. పెద్దలు మాత్రం ఒకటేసారి కూర్చొని తింటాం ఇంట్లో.
ఓకే.